సోషల్ మీడియాలో... ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్... ఓపెన్ చేస్తే ఫస్ట్ చూసేదల్లా ప్రతి ఒక్కరు సోషల్ మీడియానే అండి కనిపించేది.
అవునండి. ఖచ్చితంగా.
మార్నింగ్ లేచినప్పటి నుంచి, రాత్రి పడుకునే వరకు కూడా మనం చూసేది రీల్స్ అయినా, పోస్ట్‌లు అయినా, స్టోరీస్‌లు ప్రతి ఒక్కటి అన్నీ ఎంటర్టైన్మెంటే కాదు! మన ఆలోచనలు, మన ఎంపికలు, మన చూపుబాట్లు కూడా మనల్ని మనకి తెలియకుండానే మనల్ని మార్చేస్తూ ఉంటాయి.
హ్మ్. నిజంగానేఅండి. హ్మ్. హ్మ్. అవునండి.
మీకు అలాంటివి ఏమన్నా మార్చేసాయా అండి?
ఖచ్చితంగా అండి. నిజంగా మీరు చెప్పినట్టుగానే మన జీవితం అనేది <giggles> సోషల్ మీడియాకి ముందు, సోషల్ మీడియాకి తర్వాత అన్నట్టు అయిపోయింది. ఇప్పుడున్న కాలంలో మనం జూసుకుంటే <giggles> అసలా ఈ అసలు వాడనోళ్ళు అంటూ ఉండరండి. మీరు చెప్పినట్టుగానే ఎవ్వరు చూషినా ఈ స్టేటస్‌లు కానీ, రీల్స్ చేయడం గానీ ఖచ్చితంగా అండి నేను గూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ప్రభావితం అయిపోయాననమాట దీనికి. అసలు ఒక 10 నిమిషాలు చూద్దాం అని కూర్చోవడం ఈ రీల్స్ అనేవి. ఎలాగా సమయం పోతుందో అనేది గూడా తెలియకుండా వెళ్ళిపోతుంది అసలా. గంటలు గంటలు చూసేయడము నాకు గూడా ఇది ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల చాలా ప్రభావితం అనేది చూపిచ్చిందండి నాకు జీవితం మీద.
అవునండి. అవును. అవునండి. అవును. మరి, మీ సో మీ ఒపీనియన్‌లో మీ అభిప్రాయం ప్రకారం, సోషల్ మీడియా మన ఆలోచనలపై ఎంత వరకు ప్రభావం చూపిస్తుందంటారు?
హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే సోషల్ మీడియాలో చూసి చాలా నేర్చుకునేదుంటుంది మనము. అది చెడుగా అయినా నేర్చుకోవచ్చు, మంచిగా అయినా నేర్చుకోల. అది మనం నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి 2 రకాలుగాను దాంట్లో ఉంటున్నాయండి. మనం ఎటువైపు వెళ్తున్నాం అనే దాన్ని బట్టే మన ఎ ఆ ఆలోచనలు గాని మన ఎంపికలుగాని ఉంటుండాయి. నా జీవితంలో గూడా ఇంకా ఈ సోషల్ మీడియా అనేది చాలా మంచి పాత్ర గానీ లేదంటే ఎలాగ వెళ్ళాలనేదాన్ని నాకు సూచించేదాన్ని, నేను అనుకుంటానంటే నేను ఎలాగంటే, మొదట్లో ఈ దిన నేను బీటెక్ కంప్లీట్ జేశానన్నమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.
అవును. అవునండి. అవునా అండి? అవునా అండి?
ఆ! దాని తర్వాతా ఏమైందంటే ఇప్పుడున్నా పరిస్థితి తెలిసిందే గదండీ సాఫ్ట్‌వేర్ ఎలావుందో. ఈ జాబ్స్ రావడం, కొద్దిగా కష్టం అవ్వడము అంతగా లె లే ఆఫ్‌లు జరగడం వల్ల, కొత్త వాళ్ళని తీసుకోకపోవడం, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దాని తర్వాత ఏమైందంటే ఈ సోషల్ మీడియాలో బాగా నాకెలాగు ఉపయోగపడిందంటే, ఒక వ్యక్తి నాకు ఇన్‌ఫ్లూయెన్సర్ ఇలా కోడింగ్ గురించీ, లేదంటే సర్టిఫికేషన్‌కి సంబంధించినివి చెప్పేవాళ్ళున్నారన్నమాట ఇన్‌స్టాా నించి.
అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు గూడా ఫ్రంట్ లైన్ మీడియా అని మీకు తెలుసా? ఐడియా ఉందా?
అవునండి. ఆ! ఆ! ఆ! డిజిటల్ మార్కెటింగ్‌ గాని ఆహ్, ఇవన్నీ సంబంధించినివి. నిజంగానే అండి. అలా కూడా చాలామందీ ఇలాగ ఇంట్లోనే కూర్చొని ఇలాంటి పార్ట్ టైమ్స్‌లాగా, ఫుల్ టైమ్‌గా చేసేవాళ్ళు కూడా చూస్తున్నామండి నిజంగానే ఈ ఫ్రంట్ లైన్ మీడియా ద్వారా. డిజిటల్ మార్కెటింగు, ఎడిటింగు ఆహ్, ప్లస్ ఇవన్నీ అన్నీ, అన్నీ చాలా ఉపయోగపడుతున్నాయండి. నాక్ ఇంకా నాకు కూడా ఏంటంటే ఆ వ్యక్తి పరిచయమైయిన తర్వాత ఎలాగైపోయిందంటే, ఆయన నాకు ఒక గైడ్‌లాగా మారిపోయాడనమాట. ఎటువైపు వెళ్ళాలి ఏమి నేర్చుకుంటే
అవును. అవునండి. అవునండి. అవునండి అవి అవునా అండి? అంటే ఇప్పుడు మీరు కదా ఇన్‌ఫ్లూయెన్సరని మన దగ్గర డబ్బులేమన్నా తీసుకుంటారా అండి? అంటే కొంతమంది మనీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు.
హ్మ్. <chuckles> అవునండి. అవును. అంటే నాకు దొరికిన వ్యక్తి ఏంటంటే మనీ ఆశించే వ్యక్తి అయితే కాదండి. ఆయనేంటంటే ఆయన గూడా ఇలాగే కష్టాలు పడి ఆహ్, కొద్దిగా అందరికి అంటే ఆయనకి కూడా ఇలాగే జరిగిందన్నమాట. చదివేసి చదువైపోయిన తర్వాత.
ఆ! మరి మీకేనానండి ప్రతి ఒక్కరికి అతను అలానే హెల్ప్ చేస్తాడా?
అంటే ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తాడండి. అంటే ఎవరైతే వాళ్ళ గైడెన్సడుగుతారో అందరికి చెప్పడము, వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రిఫర్ జేసి, ఏదైనా జాబ్సుంటే ఇప్పియడం గాని, అవన్నీ చేస్తూ ఉంటాడు. సర్టిఫికేషన్ ఆ!
హుహు. డబ్బులు తీసుకోకుండా హుహు. అంటే సోషల్ మీడియా‌లో ఇలా జాబ్‌లిప్పిస్తూ, మన దగ్గర అంటే ఇంత ప మీకు వచ్చే సాలరీ‌లో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలీ. అనే వారు కూడా ఉంటున్నారు. వాట్సాపుల్లో వీళ్ళల్లో వీటిల్లో చూస్తున్నాము.
అవునండి. అవునండి. <coughs> అవునవునండి. నిజం. అవునండి. అది
ఆహ్, ఇలా ఏమన్నా అతను చార్జ్ చేస్తాడా? ఆ ఇన్‌ఫ్లూయెన్సుర్.
లేదు లేదు. లేదు లేదండి. ఆయన ఎలాగంటే ఇలాగ మీడియేటర్‌లా చేసి, కమిషన్ తీసుకునే ఆయన గాదనమాట. ఆయన వర్క్ చేస్తూ ఉండే ఆయనే. ఆయనేంటంటే, ఎవరి దగ్గరైనా ఏదన్నా ఉంటే, అవి అందరికీ తెలిసేలాగా చేయడము స్టేటసుల్లో, ఈ కంపెనీస్‌లో వాకిన్ జరుగుతుంది వెళ్లి సంప్రదించి ఏదన్నా ఉంటే, ఏదైనా పోస్టులు ఖాళీగా ఉంటే చేయండి. లేదంటే ఇక్కడ ఈ జాబ్‌కి అప్లై చేసేదానికి వీలుంది అని చెప్పి, అవేర్నెస్ కోసం చెప్తూ ఉండేవాడే తప్ప ఇలా డబ్బుల కోసం చెప్తే వ్యక్తి కాదండి.
ఆహా! ఆహా! చాలా మంచి విషయమండి. అలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారంటే నిజంగా చెప్తున్నా హాట్స్ ఆఫ్ అని చెప్పుకోచ్చు. ఎందుకూ అంటే నేను నాకు తెలిసిన ఒక అక్క ఉందండి. చెప్పాలి అంటే మా ఊరే, అక్క. ఆమే హెల్పంటే, హెల్ప్ చేస్తూ ఉంటా హెల్పేమి గాదది. మామూలుగా మెంటర్‌షిప్ అని జెప్పి ఒకటీ <chuckles> చే పెడుతుందనమాట.
నిజంగా అండి అసలా. <giggles> అవునండి. ఆహా! ఆ! ఆహా! <chuckles> <coughs> అవునండి. అవునండి.
ఆ! మెంటర్‍షిప్ అని చేస్తుంది. అంటే దాంట్లో మనం డబ్బులు కట్టి జాయిన్ అయితే, మనకు ఎక్కువ అంటే ఫ్రీగా చెప్పేవి కొన్ని ఫ్రీగా చెప్పిద్ది. కొన్ని ఏంటి అంటేగనక వాళ్ళకి ఎక్కువ గైడెన్స్ అనేది అంటే ప్రిఫరెన్స్ అనేది డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉంటది కదా! ఎక్కువ. సొంతం మా ఊరైనా సరే, నాకు ఇప్పటివరకు ఒక్కటి కూడా నువ్వు ఇందులో జాయిన్ అవ్వు, ఇందులో చెయ్యి అని నాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎవ
హ్మ్. ఆ! అవునండి. ఖచ్చితంగా అండి. హ్మ్. <laughs> అంటే, కొంతమంది అలా ఉంటున్నారండి? నిజంగానే మనం చూసుకుంటే. మన సమయం ఎందుకు వృధా చేయాలి వాళ్ళ కోసం? డబ్బు పెడితేనే, అంటే ఏదైనా డబ్బు కడితేనే వాళ్ళు సహాయం చేయడం అలాంటివి చాలా మంది అవును. నిజంగా చూసుకుంటే. మీరు చెప్పినట్టు.
హ్మ్. అవును. అవునండి. మరి మీరు ఉద్యోగం గురించి చెప్పారు. మీ లైఫ్ స్టైల్ కానీ, మీరు వేసుకునే దుస్తుల్లో, అంటే ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లూయెన్సర్స్ కూడా ఎలా అంటే సోషల్ మీడియాలో మీరు డ్రెస్ ఈ కలర్ అంటే కలర్స్ గురించి కూడా చెప్తున్నారు. మీరు ఈ కలర్ వేసుకుంటే బావుంటారు, ఇందులో హ్యాండ్సమ్‌గా ఉంటారు, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటున్నాము.
అవునులే. హ్మ్. అవునండి. హుహు. <laughs> నిజంగా అండి. <laughs> ఖచ్చితంగా అండి. అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలాగ అయిపోయిందంటె?
ఆ! అది ఎలా ఎఫెక్ట్ చేసింది? మీ మీద బ్యూటీ గాని, బ్యూటీ కూడా మీరు ఇది వాడండి, ఈ హెయిర్ వాడ 10 రకాల ప్రొడక్ట్స్ చెప్తూ ఉంటున్నారు. ఒక్క అతనే 10 వాడుతున్నాడో మరి మనకి అతనికి ఫ్రీగా వస్తున్నాయి అని మనకి ఎక్కువ చెప్తున్నారో నాకు అర్థం కాదు.
<laughs> అవునండి. అవును. <laughs> అవునవునండీ. ఈ ఇన్ఫ్లూయెన్సర్లు ఏంటంటే, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి గదండీ! వాళ్ళు <chuckles> దానికోసం అని జెప్పి వాళ్ళేం వాడరవి. మనం <giggles> వాడాలని జెప్పి ఏదో అలా ఒక్కసారి పూసుకొని దాన్ని 10 సార్లు కడుక్కుని ఉంటారు గానీ మనల్ని మోసం జేయడమే అండి అది. వాళ్ళకి ఆ ప్రమోషన్‌లు జేయడం వల్ల డబ్బులు రావడమే.
<laughs> అవునండి. అవును. అవును. మరి ఆహ్, వాళ్ళు చెప్పేవి ఫాలో అవ్వడం మంచి క్ మంచిది కాదు అనంటారా అండి?
అంటే, దుస్తులు విషయంలో పర్లేదండి. అంటే దుస్తులేంటంటే, వాళ్ళు జస్ట్ ఆ లింక్స్ పెడతారు. ఆ లింక్స్ ద్వారా మనం గొనుక్కోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి రిఫర్ వెళ్లి డబ్బులొస్తాయి. అది పక్కన పెడితే ఈ మీరు చె చెప్పారు గదండీ! ఇప్పుడు ఇలా కా ఇలాంటి కాస్మెటిక్స్ గానీ, మనం వాడేవి అంటే కొన్ని కొన్ని సంబంధించిన సోప్స్ అని అలా చెప్తూ ఉంటున్నారు. అవి ఎలాగయిపోతుందంటే అవి వాడ్డం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆహ్, ఈ స్ ఆహ్, చర్మపు రోగాలు రావడం గాని, చర్మం అంతా పొట్టు, పొట్టుగా లెగిసిపోవడము. అంటే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్ అనే మాటలోనే మనం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది గదండీ! వాళ్ళని చూసి మనం మనం ప్రభావితం అయిపోతున్నామండి ఖచ్చితంగా చూసుకుంటే. అది మంచిదా, చెడ్డదా! అది గూడా చూసుకోవట్లేదు. వాళ్ళు చెప్పారు. ఇంక మనమూ చేసేయాలి. అన్నట్టుగానే ఏవీ ఆలోచించకుండా ఏవి ఒక అవగాహన దెచ్చుకోకుండా చేసేసేవాళ్ళు చాలా మంది ఉంటున్నారండి అసల.
అవును. అవును. అవునండి. అవును. ఓకే. అవును. అవునండి. అవును. హ్మ్. అవునండి. అవును. ఇన్ఫ్లూయెన్స‌రే. అవునండి. <chuckles> అవునండి. అవునండి. అవును. అవునండి. అవును.
నేను నేనేంటంటే, మీరు చెప్పినట్టు ఈ దుస్తులూ ద్వారా మీకు ఏజూడ్ అని ఎవరైనా తెలుసా అండి? అంటే, యూట్యూబ్‌లో చేస్తూ ఉంటారు.
హ్మ్. ఆ! నాకు తెలుసండి. ఆ! నేను ఫాలో అవుతాను అతన్ని. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్‌ని ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా.
అవును. ఇతను అవును. నేను గుడ, నేను గూడ. అంటే అతనేంటంటే, మొదట్లో ఈ ఇవన్నీ ఇలాగే చేశాడన్నమాట. బెంగుళూరులోకెళ్ళి ఆహ్, షూస్ కొనడం గాని, బట్టలు కొనడం గాని అవేంటంటే చాలా రేటుంటాయి. కానీ మనకవి చూసినప్పుడేంటంటే, అయి మనము కొనాలి అనే ఒక ఆశ గాని, అంటే అరేయ్! మనం వాడాలిరా అలాంటివి
అవును. అవునండి. అవును. ఏవండీ బడ్జెట్‌లోక్ అంటే, బడ్జెట్‌లో వాళ్ళు కూడా పెడుతున్నారు కదండీ! ఇంకొక అతను ఉంటారెవరో ఒకొతను సన్నగా ఉంటాడు.
అవునండి. అవునండి సన్నగా ఉండి గొంతు వనా అతన్నికూడా పెడుతూ ఉంటాడు ఆహ్, అన్ని అని. ఆహ్, స్టైల్. అయ్యని చెప్
అవునవును. తను చాలా తక్కువ చీప్‌లో పెడతాడతను.
అవును నిజంగానే. రూ. 1000లో వచ్చేసేటట్టే పెట్టుకుంటాడన్ని. ఆహ్, అది కూడా ఫాలో అవుతాను నేను. కానీ ఏంటంటే, ఈ ఏజూడ్ అనే వ్యక్తి ఎలాగంటే ఇంకా దాన్ని చూసి మనం గుడా, అంటే కొంతమందీ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారండి, ప్రభావితం అయిపోతారు. మనం గుడా అలాంటివి కొనుక్కోవాలి అని.
అవునవును. అవునండి. అవును ఖచ్చితంగా. అంటే, అది ఉన్న వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తది. అంటే ఓకె ఇది బాగుంది కదా నచ్చి తీసుకునేవారు కొంతమంది ఉంటే, లేక ఇబ్బంది పడతారు, నచ్చింది తీసుకోవాలా, వద్దా అని వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా పాడుచేసుకుంటారు చెప్పాలండి. నేనెందుకు కొనుక్కోలేకపోతున్నాను! అనేది.
అవునండి. అవునండి. హ్మ్. అ! నిజంగానండీ. నిజంగా నిజంగా. <scoffs> అంటే, వాళ్ళకి ఎలాగనిపిస్తుందంటే ఏదో ఒకటి చేసి, అప్పు చేసైనా కొనేయాలనే మనస్తత్వంతో కూడా కొంతమంది ఉంటున్నారండి బాబు! అసల. వాడు చూపించాడు గదా! ఇంకా ఇది వేసుకుంటే అని అందరిలో నాకు మంచి అంటే గౌరవం అది ఆహ్, దాన్ని బట్టలను బట్టి గౌరవం <scoffs> అనుకుంటున్నారండి అసల.
అవునండి. మీరు మీరు గమనించారో లేదో! సేమ్ ఒకటే ప్రొడక్ట్‌ని వంద మంది దగ్గర చూడడం ఈ మధ్య కాలంలో స్టార్ట్ అవుతుంది.
హ్మ్. <giggles> నిజంగా అండి. 'ఐఫోన్'.
అంటే ఒకలు ఒకటి అంటే, మన ఇప్పుడు మీరు ఎలా అయితే మీరు నేను ఎలా కామనరో తనకి సబ్‌స్క్రైబర్‌లో స సబ్‌స్క్రైబర్స్‌లో అలానే చాలా మంది అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, కామనర్స్ ఉంటారు. అతను చెప్పిన షర్ట్ అనేది మీకే కాదు ఇంకొకరికి కూడా నచ్చొచ్చు. 10 మంది తీసుకోవచ్చు. సేమ్ అదే కామన్ థింగ్‌ నె నిజం చెప్తున్నాను, నేను ఒక డ్రెస్ వేసుకున్నాననుకోండి ఒక్కొక్కసారి బయట కనపడుతుంది.
అవునండి. హ్మ్. హ్మ్. అవును. <chuckles> 10 మంది. నిజంగా అండి వాళ్ళూ కొనుక్కోవచ్చు. <giggles> నాకూ జరిగిందండి సేమ్. ఆ! చెప్పండి చెప్పండి.
ఆ! అలాంటివైతే గనుక నాకు జరుగుతూనే ఉన్నాయండి. అంటే వాళ్ళ వల్ల మనం కూడా అంటే ఒక యూనిఫార్మ్‌లాగా ఎసుకుంటున్నాం దాన్ని.
<chuckles> <chuckles> అంటే నా జీవితంలో కూడా ఈ మధ్య కాలంలోనే అదే జరిగిందనమాట. ఎవరో ఒక ఇన్‌ఫ్లు‌యెన్సర్ చూపించాడని చెప్పి మన 'దేవరా' సినిమాలో ఆహ్, ఒక పూల చొక్క ఎసుకొని స్టెపెస్తాడండి ఒక పాటలో జాన్వి కపూర్‌తో, ఎన్‍టిఆర్. అదే సేమ్ అదే షర్ట్ సేమ్ షర్ట్ నేను కొనుక్కున్నాను అనమాట. అది వదిలారు మర్చండైజ్‌లో అని చెప్పి. అలాంటి షట్లే ఒకే రోజు క్లాస్‌లో మేము ముగ్గురం వేసుకెళ్ళామండి.
అవునండి. అవునా అండి? నాకంత ఐడియా లేదండి. అవునండి. అవునా అండి? <chuckles> అయ్యయ్యో!
ఎలా చూసారంటే అసల "అరే ఏంట్రా మీరు?" అంటే ఇవి ఫేమస్ అయిపోయేటప్పటికి <giggles> అలాగే అండి. ఆ!
"ఎవర్రా మీరు" అన్నట్లు చూసారా? <chuckles> "ఎవర్రా మీరు అంతా?" అంటారు కదా!
ఛీ అసలు నాకు క్లాస్‌లో ఉండబుద్ది అవ్వలేదండి. వెళ్ళిపోదామా అనిపించింది అసలా.
యాహ్! అయ్యయ్యో! పాపం మీరు. <giggles> మరి సరే ఓకే. ఇదంతా ఓకే. కానీ ఆహ్, సోషల్ మీడియా లేకపోతే, ఒకప్పుడు సోషల్ మీడియా అనేది ఉండుండేది కా అసలు లేదు. అంత ఎఫె అంత ఇంపాక్ట్ కూడా ఏమీ లేదు, ఉండుండక పోతే మన అభి అభిరుచులు కానీ, మనం ఎంచుకునేవి కానీ అది ఎలా ఉండేవి అంటారు?
హ్మ్. అవునండి. నిజంగా. అవునండి. హ్మ్. అంటే, అప్పుడూ, ఇప్పుడిదొచ్చింది గాబట్టి, మనం దీని గురించి మాట్లాడుకోడం గానీ, అంటే, దీన్ని ఉపయోగిచ్చేవి మనమూ ఏదన్నా పనులు జేయడం గానీ జరుగుతుందండి. అప్పుడెలాగుండేదంటే, మనమూ సొంతంగా ఆలోచించడం, ఇప్పుడు ఈ ఏఐలొచ్చి ఎంతో మార్చేసాయండి. ఈ సోషల్ మీడియాలో గానీ, ఈ ఏఐలు, ఇవన్నీ వచ్చేసిన తర్వాతా, సొంతగా ఆలోచించడము, సొంతగా పనిజేయడం అనేది మానిపోయిందండి. మారి
అవును. అవును. అవునండి. అవును. చాలా. ఏవండీ! ఆహ్, ఒకటి చెప్తారా అండి. రెజ్యూమ్ క్రియేట్ చేయడం కోసం, పడే తంటాలొకప్పుడు మామూలుగా ఉండేయి కాదు. ఇప్పుడేంటి అంటే గనకా, మనం ఒక రెజ్యూమ్ జస్టు అవును. మన డీటేల్స్ పంపిచ్చేస్తే చాలు, అవీ రెజ్యూమంతా అదే క్రియేట్ చేసి, జనరేట్ చేసిస్తంది. మనం జస్ట్ మామూలుగా ఒక కాపీ, పేస్టనేదొస్తే చాలు. మనం దాన్ని దీసుకువెళ్ళక్కడ కాప్ ఇక్కడ కాపీ చేయడం, అక్కడ పేస్ట్ చేయడం. ఇదే కాదు, ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ క్యా క్యాప్షన్స్ పెట్టడానికి రక్తాలు చందించేవాళ్ళుం ఒకప్పుడు.
హ్మ్. అబ్బా! <giggles> అదే గదండీ అసల. అదే. జస్టు మన డీటేల్సిచ్చేసీ హ్మ్. అంతే గదా! నిజమే అండి. <chuckles> అదేనండీ. ప్ర హ్మ్. ఇకండి. అదే కదా! ఇప్పుడా ఈ క్యాప్షన్‌లో ఒక్క క్యాప్షన్ కొట్ అంటే, ఇన్‌స్టాగ్రామ్ కోట్స్ గాని క్యాషు క్యాప్షన్సని కొట్టంగానే, వంద గాదు గదా, లక్ష కావాలన్నా వచ్చేస్తన్నాయి. <giggles>
అవును. అవునండి. అవును.
అ అంతెందుకండీ నేనిప్పుడు సాఫ్ట్‌వేర్ సైడని జెప్పాను గదా! ఒకప్పుడు మేము స్టార్టింగింకా ఉద్యోగంకి మొదలుబెట్టినప్పుడూ, ఒక వెబ్సైటు గానీ, ఏదన్నా ప్రాజెక్టిచ్చినప్పుడు దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ జేయాలంటే మాకూ అందరం కూర్చొనో 10 మంది కూర్చొని, ప్రతి ఒక్క దాంట్లో పనిజేస్తే, మాకు 15-20 రోజులు పట్టేదండి.
అవునూ. హుహు. అవునా అండి?
ఆ! ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే ఇది వచ్చిన తర్వాత. ఆహ్, ఓయమ్మా! 10 నిమిషాలండి. 10 నిమిషాలు కూడా పట్టట్ల. మనం ఇలా ప్రాంప్ట్ ఇవ్వంగానే, అది ఏంటి చేసి ఇచ్చేస్తుందనమాట. ఆ! ఐదే 5 నిమిషాల్లో వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది.
ఇంకొకటి అడగొచ్చా అండి? ఒకప్పుడు ఎంత కాదన్నా గూగుల్‌లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేవాళ్ళు.
అవునండి.
అంటే మనకి ఏద ఒక మీరన్నారు ప్రాజెక్ట్ అన్నారు ప్రాజెక్ట్ గురించి ఆహ్, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అది కష్టమా? అంటే అది సులువా? కష్టమా? సులువా? గూగుల్‌లో నుంచి సెర్చ్ చేసి ఒక ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం కష్టమా? అది సులువా? లేదా ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చి ఆహ్, తెలుసుకోవడం ఇది కష్టమా? ఇది సులభమా? రెండిటిలో ఏది సులువు అంటారు?
హ్మ్. అంటే గూగుల్‌లో సెర్చ్ చేయడం అనేది కూడా మనం ఎతుక్కోవాలండి. అదే ఏఐ ఎక్కిచ్చేసాం అనుకోండి అదే మొత్తం ఎతికేసి సెకండ్స్‌లో ఇచ్చేస్తది మనకి.
అవునా అండి? మరి మీకు ఏది బావుంది అనిపించారు మీరు గూగుల్‌లో యూజ్ చేసి అప్పుడు అప్పట్లో ప్రాజెక్ట్ చేసారా? లేకపోతే ఈ మధ్య కాలంలో ఏమన్నా ఏఐ యూజ్ చేసుకొని ప్రాజెక్టులు చేశారా?
ఆ! నేనైతే ఇప్పుడు ఒక ఒక ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఈ ఏఐ అంత ప్రభావితం ఉండేది కాదండి. అప్పుడు ఏంటంటే, ఈ గూగుల్‍లోనే మనము రీసెర్చ్ పేపర్‌లు గానీ, ప్రీవియస్‌గా చేసిన ప్రాజెక్టులు బేస్‍లు గానీ, మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఏఐ వచ్చేసిన తర్వాత మనకు ఏదన్నా ఐడియా వచ్చిందనుకోండి. ఇలాగ రోబోటిక్ ఆహ్ ఆహ్, కార్ లాంటిది ఏదైనా చేయాలి అని ఒక జస్ట్ మనకు ఐడియా వచ్చిందంటే, ఐడియాను తీసుకెళ్ళి ఏఐలో పెట్టేయంగానే, మనం మొత్తం ప్రాజెక్ట్‌లు, దానికి సంబంధించిన ప్రాజెక్ట్‌లు, ఇలా కాదు నాకు ఇంకో రకంగా కావాలి, మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్‌లో కావాలి, లేదంటే పైథాన్‍లో కావాలి. ఇలాగ పెట్టంగానే దానికి సంబంధించింది చేసి ఇచ్చేయడము. చాలా ఈజీ అయిపోయిందండి ఇప్పట్లో. కానీ దాని వల్ల చాలా నష్టం అనేది జరుగుతుంది.
అవునండి. అవునండి. అవును. అవునా అండి. మరి
అది మాత్రం ఆలోచించట్లేదు. ఆ!
సోషల్ మీడియాని... కంట్రోల్ చేయాలి అంటే, మనం ఏం మార్పు తెచ్చుకోవాలి?
హ్మ్. అంటే, సోషల్ మీడియా అనేది మనం ఎంత వాడాలో అంత వాడాలండి. దేనికంటే అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి ఇలా బద్ధకం అయిపోతున్నామండి చేయకుండా. అలా కాకుండా, కొన్ని, కొన్ని విషయాలు కూడా, చిన్న, చిన్నవి మనం చేసుకోగలిగినవి కూడా ఏముందిలే బద్ధకిచ్చేసి, ఈ సోషల్ మీడియా గానీ, ఈ ఏఐలు గాని వాడటం అనేది కొద్దిగా తగ్గించి అంటే ఇప్పుడు ఎందుకండి అంతెందుకు మనము ఏదన్నా రాసుకోవాలంటే, ఒకప్పుడు చక్కగా ఒక బుక్ పెట్టుకొని, ఒక డైరీ పెట్టుకొని రాసుకునేవాళ్ళం. ఈ ఫోన్లు ఉ కదండీ. ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత నోట్స్ ఉంటుంది ఫోన్‌లోనే, దాంట్లోకెళ్ళి ఏదో టైప్ చేస్తున్నామండి. దానివల్ల ఎంత నష్టం అంటే, అంటే కొంతమందికి ఎలాగంటే తెలుగు రాయడం కూడా రావట్లేదండి. తెలుగులో పుట్టి, చిన్నప్పటి నుంచి మాట్లాడేవాళ్ళం కూడా తెలుగు రాయడం అనేది రాకుండా పోతుంది.
హుహు. అవునండి. అవును. అవునండి. ఖచ్చితంగా అలాంటివైతే చాలా చేసేవాళ్ళం. అవును. అవును. టైప్ చేసుకునేవాళ్ళం. అవును. అవును. అవునండి. అవును. మీకొచ్చా అండి తెలుగు రాయడం?
నాకొచ్చండి.
హ్మ్. ఇంకొకటి ఏంటి అంటే, ఒకప్పుడు మనకి ఇంగ్లీష్ నేర్చుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కూడా, ఏఐ నుంచి ఆన్సర్స్ తీసుకొని ఇవ్వడాలు, ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు గమనించారా?
ఆ! అవునండి. నిజంగా అండి. అసల ఇంటర్వ్యూలకి గాని, ప్రతి ఒక్కటి కూడా, ఈ స్క్యామ్‍లు అనేవి స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఈ ఏఐ వచ్చిన తర్వాతే అండి. డైరెక్ట్‌గా ఒకటి ఏదైనా సాఫ్ట్‌వేరు రన్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్‍లో, వాళ్ళు అడిగే క్వెషన్‌లకి డైరెక్ట్‌గా అక్కడే ఆన్సర్ వచ్చేయడము, ఇలా చీటింగ్‌లు చేయడం అనేది చాలా చూస్తున్నామండి. అసలు నిజంగా ఇప్పుడున్న కాలంలో. చాలా నష్టం అండి దానివల్ల.
అవునండి. అవునండి. అవును. సోషల్ మీడియాలో ఆహ్, సోషల్ మీడియా గురించి మీరు... ఏ ఎంపికలను ఎలా మార్చేస్తుది అన్న విషయం, చాలా బాగా చెప్పారండి. మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.
నాకు కూడా అండి. ఖచ్చితంగా. ధన్యవాదాలండి.